అంటే మీ జీవితంలో, ఈ అంటే చిన్నప్పడి నుంచి చూసుంటారు కదా! రేడియోలు గానీ, ఈ టీవీ ప్రోగ్రాములంటారు, లేకపోతే, బాగా ఫ్రెండ్స్‌తో పాటు హ్యాపీగా బయట తిరగడం ఇలాంటియన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కాక కొత్తగా సోషల్ మీడియాని కూడా వచ్చి యాడైంది కాబట్టి, వీటన్నిటితో గనక మీరు పోల్చి చూస్తే, వేటితో మీకు బాగా ఆనందం గాని, లేకపోతే ఒక అనుబంధం, అలాంటివి వేటితో ఎక్కువగా ఉన్నాయంటారు?
అయితే మీరన్నట్టు, మరి రేడియో, ఫ్రెండ్స్, సోషల్ మీడియా. ఈ మూడిట్లో ఏంటంటే నాకిష్టమైంది ఫ్రెండ్సే. సో, ఫ్రెండ్స్‌తోనే ఎక్కువగా టైమ్ స్పెండ్ జేయడం, వాళ్ళతోనే ఎక్కువ మాట్లాడం, వాళ్ళతోనే అనమాట జోక్స్‌ గాని, హ్మ్. మరిప్పు ఇప్పుడేంటంటే, నాకు మ నేను హోమ్‌టౌన్‌లో ఉన్నప్పుడు ఏమైయ్యేదంటే, ప్రతీ సాయంత్రం ఫ్రెండ్స్‌ని గలిసేవాన్ని. అందరం ఒక నలుగురం, ఐదుగురం గలిసేవాళ్ళం. ప్రతీ సాయంత్రం
ఆహా! సూపర్. ఓకే. అదేనండి. ఓకే. ఓకే. అంటే అందరూ దగ్గరగానే ఉండేవాళ్ళా, కొంచెం డిస్టెన్స్? ఆహా!
ఆ! దగ్గర దగ్గర. ఒక హాఫ్ కిలోమీటరు, కిలోమీటరు, లేకపోతే 2 కిలోమీటర్లు అంతే. అంతకంటే దూరంగా లేమనమాట. అంతా దగ్గర దగ్గరుండేవాళ్ళం.
అదేలెండి. అంటే ఒక 10 నిమిషాల డిస్టెన్స్‌లోనే అనమాట అందరూ ఉన్నది. ఓకే.
యెస్, యెస్. అంతే పదే, ఇంక పదె పదంటే ఇంక చాలా ఎక్కువ సేపనమాట, మాకింక. ఇదింక ఆ! ఎక్కువ సేపు. చాలా ఎక్కువ సేపయిందని ఫీలయిపోయెవాళ్ళం అప్పుడు సో, వీళ్ళందరూ దగ్గర దగ్గరున్నప్పుడేంటంటే హ్మ్. సాయంత్రం కాగానే "అరే! ఏం చేస్తున్నావు?" అని కాల్ జేయడం, "నేనొస్తున్న!" "సరే రా!" అంతే ఇంగ! వాడు రాగానె వాడు రాగానే మళ్ళీ, ఇంటి ముందుకు రాగానే మళ్ళీ ఒకప్పుడైతే గనక, ఇంటికొచ్చి పిలిసేవాడు. నా పేరు పెట్టి పిలుస్తే, నేను బయటికి వెళ్ళేవాన్ని. ఆహ్, తర్వాతేంటంటే ఫోన్లు వచ్చేసాయి కదా! మిస్ట్ మిస్డ్ కాల్ ఇవ్వడం. మిస్ట్ కాల్ ఇస్తే, ఆ! ఆ! వచ్చేసెయని అర్థం. లేకపోతే అయామ్ వెయిటింగ్ అంటాడు. మెసేజ్ కొడతాడు ఒకటి. అంతే, ఇ ఇవి రెండు చూసి, ఈ లోపే నేను వెళ్ళి బండి మీద కూర్చోడం, మరి బయటికి వెళ్ళి
ఆహా! పదంటేనే ఎక్కువ సే <chuckles> ఓకే. అదే. <chuckles> హ్మ్. అంతే. ఇక అంటే ఆ! ఓకే. ఆ! అవునవును. మిస్డ్ కాల్ వస్తే రెడీగా మీరు బయటికి వెళ్ళాలనమాట ఇక. <giggles> ఓకే. అదే. ఓకే. అంటే ఒక మంచి కమ్యూనికేషననమాట ఈ చిన్ని చిన్ని వాటితోనే.
యెస్, యెస్. అంతే. ఎక్కువ అవసరం లేదు. వస్తున్నానంటే, ఆ! వచ్చెయి అంతే. <chuckles>
అదే. అదే. అంటే దానికీ, అంటే మీరు ఎందుకు? ఎక్కడికెళ్దాం? ఈ క్వషనులు కూడా ఏముండేవి కాదనుకుంటా కదా?
లేదండి. అట్లాంటి క్వెషన్స్‌లేంముండేవి గాదు. అంతే. ఎటు ఎటైనా ఎళ్తున్నామంటే ఎళ్తున్నాం అంతే. మా ఫ్రెండ్ ఒక్కొక్కడు అడిగేవాడనమాట. మీ మీరు అడిగిన క్వెషను ఎక్కడికిళ్తున్నావు? ఎంతసేపయిద్ది? ఆహ్, మరి వాడేంటంటే రెడీ కాడానికా రెడీ కావాలని అడిగేవాడో లేకపోతే. వీళ్ళెళ్ళే చోట ఇంట్రెస్టింగుంటదో ఉండదో అని వాడి ఫీలింగ్ అనమాట. ఆ! బయటకి రావడానికి కష్టం గాదు. వీళ్ళెల్లే ప్లేస్ ఇంట్రెస్టింగ్ ఉందా లేదా? అక్కడ వాడికేదన్నా అవసరమైంది. వాడికి ఇష్టమైంది తినడానికి ఉంటదా లేదా అనమాట. వాడేంటంటే? ఆ! యెస్. యెస్. ఇప్పుడు మేమ మేమేంటంటే జస్ట్ టీ తాగితే చాలు మాట్లాడుకోవడం, మల్లెళ్ళిపోవడం ఇట్లుంటది. వాడొస్తేనేమో. టీతో పాటు వాడికిష్టమైన పానిపూరి గాని, లేకపోతే ఏదో ఒక స్నాక్.
ఓకే. ఓకే. <giggles> అంతే. ఓకే. ఏవని? ఆ! అంటే ఇంట్లో చెప్పుకోవాలి గదా! ఓకే. ఓకే. అదే. ఆహా! ఓకే. ఓకే. <giggles> అదే. అంటే అన్నీ చూసుకొని అక్కడికి వెళ్దామన్నట్టుగా. ఓకే. ఆ! ఏదో ఒక స్నాక్ ఏదో ఒకటి ఎళ్ళాలనమాట.
ఖచ్చితంగా. సో దానికి తగ్గట్టుగా వాడా ఎక్కడికెళ్తున్నావు ఏంటిని ఆరాలు తీసేవాడు. సో వాడికి తగ్గట్టుగా. హ్మ్.
ఓకే. అదే. అంటే ఏదన్నా టీ స్టాల్‌కంటేనేమో ఏదో పనుందని చెప్తూ. ఈ పానీపూరికనగాల్నే ఆ! సరే సరే. <giggles> ఓకే.
<laughs> అయినా వదిలిపెట్టంగా. <giggles> ఫ్రెండ్స్ అయితే ఇంకొదలుపెట్టంగా సరే. వచ్చ ఎమ్మడే ఒచ్చేద్దందా ఫాస్ట్‌గా వచ్చేద్దందా అనడం. <laughs> ఆ! 2 గంటలు, 3 గంటలు అవ్వడం ఈజీ అనమాట. ఖాళీ. అంటే ఇందాక నా ఫ్రెండ్స్‌తోని మాట్లాడుతుంటే టైం చాలా ఫాస్ట్‌గా అయిపోద్ది యాక్చువల్‌గా.
ఆ! తీసుకెళ్ళి ఆ ఎమ్మటే కాస్త ఒక 2 గంటలు, 3 గంటలు. <chuckles> అవునసలు ఖచ్చితంగా. అంటే ప్రతీది కూడా. రోజు మాట్లాడుకునే టాపికైనా ఇంట్రెస్టింగ్‌గానే వస్తది గదా!
యెస్. నిజమే. ప్రతొక్కటి మాట్లాడతాం మళ్ళీ. పొలిటికల్‌గా మాట్లాడతాం. సినిమాలు మాట్లాడతాం. హీరో, హీరోయిన్స్ వాళ్ళ పెళ్ళిళ్ళు సినిమాలు మళ్ళీ. ఎక్కువ‌గా ఏంటంటే సినిమాలు ఏదొచ్చినాయి. ఏది చూడాలి.
అదే. ఆ! ఆ హీరో ఏం జేస్తున్నాడు? ఈ హీరో ఏం జేస్తన్నాడు? ఓకే.
అంతే. స్టోరీ ఏదైనా బావుందా? నువ్వేదైనా సిరీస్ జూసినావా? ఎట్లాంటి ఎట్లా ఉంది? అదంతా ఇవన్నీ డిస్కషన్ అనమాట. దాంతో పాటు జాబ్స్. జాబ్స్ ఎక్కడున్నాయి? ఏవున్నాయి? ఎట్లా జేస్తే బావుంటది? ఆ నోటిఫికేషన్స్ ఏవ.
ఆ! హుహు. ఓకే. అంటే ఎంటర్టైన్మెంట్‌తో పాటు కూడా ఒక కెరీర్ గురించి కూడా చిన్న టాపిక్ అలా మాట్లాడుకుంటూ వస్తారనమాట.
యస్. అవును. అన్నీ వస్తాయనమాట. అంటే ఏది మొత్తం బ్యాలెన్సింగ్ జెసేవాళ్ళం. అంటే ఇది మాట్లాడుకోలేదని మేము ఫీల్ గాకుండా. <chuckles> ప్రతి అంశాన్ని అలా టచ్ చేస్తూ వెళ్ళేవాలమనమాట.
అదే. <chuckles> అంటే ఇక టిక్ చేసుకుంటారేమో. ఆహ్, ఈ టాపిక్ మాట్లాడుకున్నాం. ఈ టాపిక్ ఓకే. అన్నట్టా. <giggles>
అవునా? యస్. <chuckles> అవును. మళ్ళా ఇంకా అప్పుడేమైతే కొన్ని కొన్ని ఏంటంటే న్యూస్‌లో కూడా కొన్ని కొన్ని వస్తాయి కదా! అక్కడ అలా జరిగింది. ఇక్కడిలా జరిగింది. ఇలాంటి యాక్సిడెంట్స్ అయ్యాయి. వివిగు ఇవి వీటి గురించి కూడా మాట్లాడతాం అనమాట. అయ్యో! అట్లా అయిందంటారా! హ్మ్.
ఓకే. అంటే ఈ సమాజాన్ని పట్ల కూడా ఒక జస్ట్ అలా అంటే సమాజంలో ఏం జరుగుతుంది? ఏంటి? హ్మ్.
యస్. యస్. దృక్పథం అనమాట. మానవతా దృక్పథము సా ఆహ్, ఏదో స అంటారు గదా! ఒకటి. దృక్పథం <chuckles> మానవతా దృక్పథం సమాజ స్పృహ.
అయ్య బాబోయ్! <chuckles> మానవత్వ దృక్పథం అనమాట. <giggles> ఓకే. అంటే మరి అంత డిస్కషన్ జేసినప్పుడు అంటే అంత మానవత్వంగా ఉన్నప్పుడు ఏమన్నా చేసేవాళ్ళా? అంటే ఫ్రెండ్స్ అందరూ కలిసి యెళ్ళి ఎక్కడన్నా పార్టిసిపేట్ చేయడం గానీ. లేకపోతే హ్మ్. ఆ! చెప్పండి.
యస్. ఆ! కొన్ని కొన్ని ఏంటంటే ఒకసారి ఇలానే బ్లడ్ బ్యాంకు అంటే బ్లడ్ డొ-డొనేషన్ చేస్తుండ్రంటే గనుక ఒకసారి అలానే వెళ్ళి డే బ్లడ్ డొనేషన్ చేశాం. ఒకరోజు.
ఓకే. ఆహా! ఫ్రెండ్స్ అందరూ కలిసా?
ఆ! ఫ్రెండ్స్ అందరం కలిసి బ్లడ్ డొనేషన్ చేసామనంటే. వా మా ఫ్రెండ్ వాళ్ళదే అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళది ఆర్గనైజేషన్‌ అనమాట. వాళ్ళు పెడుతున్నామనంటే మా ఫ్రెండ్ అరే రేపు ఇట్లా వెళ్దామా అంటే. ఆ! సరేర వెళ్దాం అని <chuckles> ఇక అరేయ్! నేను రానురా అని ఇట్లాంటి మాటలేం లేవు. ఆ! అప్పటికప్పుడే.
ఓహ్! సూపర్! ఆ! ఓకే. ఓకే. అంటే అప్పుడు అప్పుడికప్పుడు ప్రిపేర్ అయిపోయి. హ్మ్. అప్పుడికప్పుడు ప్రిపేర్ అయిపోయి ఎళ్ళి ఇచ్చొచ్చారనమాట. అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి.
యస్. యస్. అంతే. ఒకరోజు ముందే నైట్ జెప్పాడు. రేపు ఈ టైంకి రండ్రా అంటే. మేముందరం కలిసి సరే రా మేము వచ్చేస్తాంలే ఆ టైంకి. హ్మ్. మేము ఇస్తాంలే
హుహు. ఓకే. ఓకే. అంటే మాటల వరకే కాకుండా చేతల్లో కూడా ఆ ఫ్రెండ్‌షిప్ అనేది చూపిస్తూ ఉండేవాళ్ళనమాట. ఎక్కడికెళ్ళి ఏది చేయాలన్న.
ఇవ్వను. యస్. యస్. నిజమే. అంటే ఎలా ఉండేదంటే ప్రతిదీ ఇప్పుడు మా ఫ్రెండ్‌కి ఏదన్నా, ఏదన్నా అవసరమున్న హాస్పిటల్‌కి వెళ్ళినా వాడికి తోడుగా వెళ్ళడం. అంటే ప్రతి విషయంలో అనమాట ఒక్కసారితే మా ఫ్రెండ్ వాళ్ళింట్లో అనుకోకుండా ఒక చిన్న ఫైర్ ఆక్సిడెంట్ అయింది. ఫైర్ ఆక్సిడెంట్ అయితే చిన్నది. కానీ ఏంటంటే
అదేనండి. ఆ! అయ్య! అంటే ఏదైనా గ్యాస్ సిలిండర్ పేలడం ఇలాంటియేమన్నా అయిందా లేకపోతే?
ఆ! ఇది ఫ్రిడ్ ఫ్రిడ్జ్ సిలిండర్ ఉంటది గదా! ఆహ్, ఫ్రిడ్జ్ సిలిండర్ అనేది చాలా డేంజర్ అనమాట. వాళ్ళింట్లో ఆ రోజు ఏదో పూజ జేసుకుంటుంటే ఏదో అయింది. డామని పేలిపోయిందనమాట. పేలిపోతే ఇక మా ఫ్రెండ్ కూడా బానే ఇట్లా చెస్టు చేతులు ఇవన్నీ కాలినాయి బానే.
ఆ! ఆ! అవునండి. ఫ్రిడ్జ్‌ది. ఓకే. అయ్య బాబోయ్! ఆ! ఓకే. అంటే ఎవరికన్నా ప్రాణాప్రాయం లేదా బయటపడ్డారా? లేకపోతే? ఎవరికన్నా ఏమన్న అయిందా?
ఓకే. అంటే ప్రాణ ఆహ్, ప్రాణాప్రాయం అంటే వాళ్ళ డాడీ‌కి బాగా సీరియస్ అయింది. వీళ్ళు మాత్రం కొంచెం సగం ఇన్‌జ్యూరీస్‌తోనే బతికిపోయారు. కానీ చాలా సివేర్‌ సివియర్‌గానే అయిందనమాట. అప్పడు గూడా మేమైతే ఆ!
ఓహ్! ఓకే. అదేలెండి. అంటే ఆయన కొంచెం దగ్గరగా ఉన్నాడేమో అయితే.
యెస్. యెస్. అవును. చాలా అంటే ఇంగ లేరనుకోండి మీరిప్పుడైతే. ఇంగా తను ఇంగ ఏంటంటే బాగా ఆహ్, బర్నయిపోయింది, తర్వాతేటంటే ఆహ్, అంటే మనాది పడ్డామనమాట, అంటే తెలుసు గదా! దాని గురించి ఆలోచించడం, అయ్యో! బిజినెస్ వాళ్ళది బిజినెస్ అనమాట. బిజినెస్‌లో ఆ చింతుంటది గదా! అరే! బిజినెస్ ఆగిపోయిందని చింతతోని అతను వాళ్ల డాడీ యెస్.
ఓకే. ఓకే. ఆహాహా! ఓకే. అదేలెండి. అవును. అంటే అక్కడ ఎలాగైతే హాస్పిటలులో ఉన్నారో ఇక్క మళ్ళీ ఎళ్ళి బిజినెస్ చేసుకోడానికవన్నీ కుదరదు కదా!
అవును. అవన్నీ బిజినెస్ అవ్ బిజినెస్సంతా లాసైయిపోతుంది అని జెప్పేసి తను డీమోటివయ్యాడడనమాట. డీమోటివవడం వల్ల తనకి బాడీ రెస్పాన్స్ అవన్నీ తగ్గిపోయి తను చనిపోవడం జరిగింది. కానీ, వీళ్ళైతే మొత్తం మిగతా ఫ్యామిలీ అంతా సర్వైవయ్యి మంచిగుండి, ఇప్పుడు గూడా హ్యాపీగున్నారు. ఓకే. ఇప్పుడేం ప్రాబ్లమ్ లేదు. పోనీ అప్పుడు గూడా మేమేంటంటే బ
హ్మ్. అదే. అయ్యో! ఓకే. ఓకే. అదేలెండి. అంటే ఆ ఫేస్‌ని దాటేసి ఒచ్చేసారింక స్లోగా. హుహు.
యెస్. యెస్. అవును. దాటేసారు, ఇప్పుడంతా బావుంది, ఇంక అప్పుడు వాడు హాస్పిటలలోన్నప్పుడు రోజూ సాయంత్రం వెళ్ళడం ఎలా ఉంది? ఏమన్నా గావాలా? అవన్నీ అడగడం అనమాట.
హ్మ్. అంటే మరి నాన్నగారు కూడా కొంచెం దూరమైనప్పుడు ఖచ్చితంగా వారితోను ఒంటరితనం ఫీలవుతా ఉంటాడు గదా! అప్పుడు కూడా ఎళ్ళారా? అప్పుడు కూడా ఎళ్ళి తోడుగా
యెస్. నిజమే. నిజం. ఆ! వెళ్ళి ఖచ్చితంగా అంటే ప్రతిసారీ మేము కలుస్తున్నమంటే గనక వాడికి గూడా ఫోను జేస్తం అరే! ఎక్కడ ఉన్నవురా? ఒచ్చెయ్ తొరగొచ్చెయి అంటమనమాట. ఎక్కడువు అంతే. ఒచ్చేస్తాడు. ఇంగ మర్చిపోయాడు వాడు గూడా ఇప్పుడేంటంటే హ్మ్. కాలమేంటంటే అన్నీటిని మర్చిపోయేటట్టు జేస్తది గాబట్టి, కొంచెం హీలింగ్ పవరుంటది గాబట్టి ఒ కొంచం గాయమున్నా బయట బడ్డడనమాట మొత్తం.
ఓకే. ఓకే. అ అదేలెండి. అవును. అదే అదేండి. అంటే కొంచెం ఎమ్మటెమ్మటనే అది జరగడం గానీ, లేకపోతే మళ్ళీ వాళ్ళ నాన్నగారి గురించి కూడా చాలా ఇబ్బందులు పటుంటాడు కాబట్టి, అటువంటి సమయంలో ఫ్రెండ్స్ మీరే చాలా వరకు చాలా ధైర్యం చెప్పడం ఇవన్నీ జరుగుతూంటాయి కదా!
ఆ విధంగా. ఆహ్ సో, ఇవన్నీ యెస్. అవును. మళ్ళీ. యెస్. యెస్. అవును. సపోర్ట్‌గా ఉండడం, వాడికి కావాల్సినయి ఆహ్, చేసిపెట్టడం ఇవన్నీ మేమే అనమాట. బా మంచినే మాప్ మేము ఫ్రెండ్సందరమనమాట. మేమందరం గలిసి వాడికి హెల్ప్ జేయడం, ఇలా అన్నిట్లో ఇంగ ఒక సినిమాలైతే ఇంగ చెప్పనక్కర్లేదు. ఎన్ని సినిమాలు జూసామంటే ఆ యవ్వనంలో మొత్తము <chuckles> ఆ! అంతే. అంతే ఫె ఫ్రెండ్సందరూ కలవటం ఎళ్ళిపోడం.
హ్మ్. ఓకే. ఓకే. అదేనండి. ఓకే. ఆ! అంటే ఫ్రెండ్సందరూ కలిపి ఎళ్ళిపోవడమేనా? <giggles> అంటే ఇప్పుడు కొంతమంది యాక్చువల్‌గా కొంతమంది ఫ్రెండ్స్‌లో ఏంటంటే అందరూ ప్లానేసినప్పుడు ఎవరో ఒకళ్ళు హ్యాండివ్వడం ఇది కూడా జరుగుతూ ఉంటది గదా! <giggles> ఆ!
ఓకే. <laughs> నిజమే. అంటే ఇట్లాంటివి ఎప్పుడు జరిగాయంటే టూర్, టూరప్పుడే జరిగేదనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఆ! లాంగ్ లాంగ్ లోంగ్ లోకల్‌లోకేం ప్రాబ్లమ్ లేదు. లోకల్‌లో ఎంతసేపెళ్ళినా ప్రాబ్లమ్ లేదు, ఏసి ఎన్ని సార్లు సినిమాలకెళ్ళినా ప్రాబ్లమ్ లేదు గానీ, ఎప్పుడన్నా బయటికి వెళ్తామంటే గనక ఫస్ట్ టైము, "ఆ! ఒస్తానులేరా అనేవాడు". ఆ టైం దగ్గరకొస్తున్నా కొద్దీ "అరేయ్! మా ఇంట్లో ఒప్పుకోట్లేదురా! అరేయ్! మా ఇంట్లో ఒప్పుకోట్లేదు అరే అరేయ్!" <giggles> అహా! అతను కాదు. ఇంకోకతను ఉంటాడనమాట. ఈ పానిపూరతనేంటంటే హ్మ్. వీడు లోకలిష్టముండదు ఆడికి. దెగ్గర దెగ్గర ఇప్పుడు అరకు లేబోతే ఇలాంటివి లోకల్...
ఓకే. అంటే ఎక్కడికన్నా బయటికెళ్దాము. లాంగా లేపోతే లోకలా? ఓకే. లాంగే. <giggles> అదే. ఎవరు ఇందకడ పానీపూరి గురించి జెప్పారు ఆహ్, ఆయనేనా? అతను గా <chuckles> ఓకే. ఓకే. యాహ్! ఆ! ఓకే. అంటే ఇక్కడ దెగ్గర దెగ్గరలో తిరగడం కన్నా ఆళ్ళ ఆహ్, ఎక్కువా <chuckles> ఆ!
ఇష్టముండదు. ఇప్పుడు ఎళ్తే గనక మనాలి ఎళ్ళాలి, లేపోతే హిమాచల్ ప్రదేశ్ ఎళ్ళాలి, లేపోతే అక్కడెక్కడికో ఎళ్ళాలి, అక్కడ బావుంటుది. అది ఆ! <chuckles> మనకేమో అంత దూరముంటే మనకు సెట్టవ్వదు, ఎందుకంటే బడ్జెట్ ఎక్కువైపోద్ది, టైమెక్కువ గావాలి, ఇవన్నీ గావాలి గాబట్టి మేము లోకల్ అనేవాళ్ళం. ఆ! సో, అక్కడ డిస్కషన్
ఓకే. ఆ! చిన్ని చిన్నికూడా లేదు యాక్చువల్లీ. బోర్డర్‌లేసేసాడు. <chuckles> ఓకే. అదే. హ్మ్. ఖచ్చితంగా. అవును. ఓకే. అంటే మీరు ఆహ్, బాగా వెళ్ళిన ఎక్కువ దూరమంటే ఎక్కడికెళ్ళుంటారు? ఎన్ని ఎన్ని కిలోమీటర్‌లెళ్ళుంటారు?
ఒక 700 కిలోమీటర్సేళ్ళుటాం. అంటే ఇక్కడి నుంచి కూర్గ్‌ వెళ్ళాం. కూర్గు చాలా దూరం గదా!
ఓహ్! చాలా దూరమే! అవును. అంటే 700 కిలోమీటర్లంటే, చాలా ఎక్కువ దూరమనేగా? దెగ్గర అంటే, ఎలా ఎళ్లారు? ఎళ్ళినా విధానం?
అంటే యెస్. అంటే మేము కారులో వెళ్ళాం. ఫస్టు, ఒకరోజు అనుకొని కారులో వెళ్దామని చెప్పేసి, కారులోనే స్టార్టనమాట. ఒకరోజు నైటు, అప్పుడేంటంటే అందరమూ, అప్పుడే జాబ్సోచ్చినయి, ఇగ స్టార్ట్ జేయడం. జాబ్స్ చేసుకుంటానే, టైం తక్కువ ఉంటది గదా! సో, ఒక రాత్రి ఇవాళ నైట్ స్టార్టయద్దాం. రేపు మార్నింగ్‌కల్లా బెంగుళూరులో ఉంటాం. రేపు మార్నింగ్ బెంగుళూరులో కొంసేపు బ్రేక్ తీసుకొని, మా బెంగుళూరు నుంచి వ మైసూర్. మైసూర్ నుంచి కూర్గ్.
ఓకే. అవును కదా! అదే. ఆ! ఓకే. ఓకే. అంటే అక్కడేదన్నా, మంచి ఫేమస్‌గాని అలా ఏమన్నుండి ఆహాహా!
సో, ఇదంతానమాట. అవును. హిల్ స్టేషనదంతా. కూర్గ్ అనేది మొత్తం హిల్ స్టేషను, కొండలు, ప్రకృతి కొండలు గానీ, ఇంగ సూపరనమాట. అక్కడేమో ఒక హ్మ్. ఏదో నదుంటది. జీవ నదుంటది. అది కావేరి అనుకుంట, కావేరి నది. సో, ఈ కావేరి నదీలో ఏంటంటే, కావేరి నదికవతలే మరి, ఎలిఫెంట్ పార్కివన్నీ ఉంటాయన్నమాట.
ఓకే. అదేలెండి. ఓకే. ఓకే. ఆ! ఓకే. సో అదంతా ఎలిఫెంట్ పార్క్ అదంతా <chuckles> ఉన్నప్పుడు ఖచ్చితంగా చూడాలి గాబట్టి. అయితే 700 కిలోమీటర్లు ఆహ్, అంటే ఎక్స్‌ఛేంజ్ ఏమన్నా చేసుకున్నారా? లేకపోతే ఒక్కళ్ళే డ్రైవ్ చేశారా?
సో అవన్నీ. హ్మ్. యెస్. అవును. హ్మ్. అయొ! ఎ ఎక్స్‌ఛేంజ్ జేసుకున్నాం. నేను నేను నడిపాను. నా ఫ్రెండు వాడిదే కారు ఎక్కువసేపు‌ వాాడె నడిపాడు. తక్కువ సేపు నేను నడిపాను గానీ. మొత్తానికైతే వెళ్ళాం సేఫ్‌గానే. అదైతే ఇంగ కావేరీ రివర్‌లో అయితే రివర్ రాఫ్టింగ్ ఉంటది.
ఓకే. సూపర్! అదేలెండి. ఓకే. <giggles> ఆ! ఓకే. అంటే ఇది పడవల్లాగా ఇద తొక్కుకుంటా ఎళ్తారు గదా! అదా?
రివర్ రాఫ్టింగ్ అంటే హ్మ్. పడవల్లాగా ముందు మనకేమో అవిస్తాడు. ఆహ్, కర్రలిస్తాడు ఇట్లా ఇట్లా ఇట్లా అనాలనమాట. అంటేనే ముందుకు వెళ్తా ఉంటది. అదేంటంటే ఫ్లోతో పాటు బోట్ కదులుతా ఉంటది.
ఆహా! ఓకే. అదేలెండి.
మళ్ళీ యెనకేంటంటే మనకి గైడ్ ఉంటాడు. గైడ్‌తో పాటు బోట్‌లో నేను ఒక మేము నలుగురం, మేం ఐదుగురం, ఆరు ఏడుగురమున్నాం, ఎనిమిదిమందుంన్నాం. బోటు
హుహు. ఏది ఒకే బోట్లో ఎనిమిదిమందా?
ఆ! ఒకటే బోట్. అదేంటంటే ఇది వాట్ ఇది ఎయిర్‌తోనే ఉంటది జూశావా? బెలూన్‌లాగా అట్లాంటిదనమాట. మామూలుగా చెక్కది‌ గాని అట్లాంటిది గాదు. సో ఇది బాగానే వెయిట్ ఆపుతది. మరి మూమెంట్ గూడా బాగుంటదనమాట. సో యాహ్! ఆ! తపకుండా.
ఓకే. ఆ! అవునవును. ఓకే. ఓకే. అవును. అది ఎలాగో మునగదు కదా! <giggles> ఎయిర్‌బెలూన్ అయితే ఖచ్చితంగా మునగదు. అవును.
మునగదు. అయితే అందులో ఏంటంటే ఇతను ఒకాయనున్నాడు. గైడ్ ఉన్నాడు. మేమేమో ముందు ఆహ్, హెల్మెట్లు‌గానీ మొత్తం జాకెట్స్ సేఫ్‌టి ఉంటాయి గదా! హ్మ్.
హ్మ్. అంటే మొత్తం ఫుల్ కవర్డ్ చేసేసుకొని 360 ప్రొటెక్షన్‌తో. <giggles> ఓకే.
యెస్. యెస్. యెస్. యెస్. అవును. మరివి లేకపోతే మనకి రాదుగా! ఈత రాదు. మునిగిపోతాం. అయితే మా ఫ్రెండ్ ఒక్కడికే వచ్చనమాట. ఈత కొంచెం ఎంతో కొంత వాడే‌నేర్చుకున్నడు. ఒకడికే వచ్చు అది గూడా ఎవడు ఆ పానీపూరి ఉన్నాడు జూసినవా? వాడికే కొంచెం వచ్చు. <chuckles> అయితే
అంతేగా. అ అవును. ఏది ఎనిమిది మందిలో ఒక్కడికి‌ ఒచ్చు. ఆ! ఆహా! <chuckles> పోనీలెండి. ఆయన అంత కష్టపడ్డప్పుడు ఏదోకటి నేర్చుకున్నాడుగా. <chuckles> ఆ!
యెస్. అయితే నేర్చుకున్నాడు. అయితే. మధ్యలో ఏం జేశాడంటే! నేను మిమ్మల్ని పడవ‌లోంచి అంటే బోట్ నుంచి కింద దింపుతా, మీరేం మునగరు. మీరు ఎంజాయ్ జేయండి వాటర్‌లో అన్నడనమాట.
ఓకే. ఎవరు గైడా? ఆహా! ఓకే.
గైడ్. సో అక్కడే వ ఆయన ఇ ఆడ గైడెన్స్‌తోనే అందరూ చేస్తారు. సో మేము గూడా సరేలే. హ్మ్ తను చెప్తున్నట్టు గదా సేఫే ఉంటా. మళ్ళీ లై లైఫ్‌జాకెట్స్ ఉన్నాయి కదా! అవును.
అదే. అదే. హ్మ్. అంటే తనకి ఖచ్చితంగా ఐడియా ఉంటది కదా! అన్నట్టు మనం దిగుతాం గదా! దిగారా అందరూ?
యెస్. ఆ! లైఫ్‌జాకెట్స్ ఏంటంటే లైఫ్‌జాకెట్స్ ఇచ్చాడు. లైఫ్‌జాకెట్స్ ఇచ్చి ఒక్కసారి హ్మ్. ఆ బోట్‌ని ఏం జేసారంటే ఇటు ఫ్లిప్ చేసాడు. ప్లిప్ చేసినప్పుడు అందరూ ఢామని నీళ్ళలో పడతారనమాట. నీళ్ళలో పడి భయమేస్తది. ఫస్ట్ 1 మినిట్ భయమేస్తది. తర్వాత ఇంగ మనము ఫ్లోట్ అవుతా ఉంటాం. మునగం అస్సలు. లైఫ్‌జాకెట్ ఉంటే.
ఓకే. ఆహా! అయ్య బాబోయ్! భయమేసిద్దిగా భయమేయలేదా మరి? <giggles> ఆ! ఓకే. ఓకే. అదే. అదేలెండి.
ఇగ ఎంత మునగాలనుకున్నా మునగమనమాట. ఆ లైఫ్‌జాకెట్‌తోని. సో అలా
హ్మ్. అసలు నార్మల్‌గా ఈత కొట్టాలన్నా కూడా అంత కంఫట్‌బుల్‌గా ఉండదు గదా! అది అడ్డుంటా ఉంటది.
యెస్. యెస్. అవునవును. ఏంటంటే మళ్ళీ ఆ వాటర్‌లోనే మంచిగామాట ఆహ్, ఆ రివర్‌తో‌ఫ్లాటే అట్లా ముందుకు వెళ్ళడం. ఒక 500 మీటర్స్ అనుకుంట. ఒక ½ కిలోమీటర్లు అలానే వెళ్ళాం.
సో హ్మ్. ఏది అంటే విత్‌ఔట్ బోట్ ఇకా మీరు ఆ లైఫ్ జాకెట్ ఏసుకొని <giggles>
హ్మ్. ఆ! విత్‌ఔట్ బోట్ ఎలా ట్ ఆహ్, లైఫ్ జాకెట్‍తోనే ఈదుతున్నట్టు యాక్ట్ చేసుకుంటా. అదే యాక్ట్ చేయడం. అంటే వాటర్ ఫ్లో అవుతోనే ఎళ్తున్నం యాక్చువల్‍గా. <chuckles> ఇలా.
ఓకే. ఈదుతున్నటు యాక్ట్ చేశారనమాట. ఓహ్! ఇదింకా సూపర్. అదేలెండి. కాపోతే ఏదో మీరు కూడా యాక్ట్ చేస్తూ, ఏదో నేనే ఈదుతున్నానన్నట్టుగా <giggles>
యెస్. యెస్. అంతే అందరం గూడా హ్యాపీ అనమాట. అంత వాటర్‍లో అది నది యాక్చువల్‍గా కావేరి నది అంటే చాలా డేంజర్ యాక్చువల్‍గా. కొండల్లో ఎక్కడో మ స్టార్ట్ అవుద్దనమాట ఎక్కడో. కొండలు కిందకోచ్చే కొద్ది
ఆ! అవును. అవును. అదే. అంటే మీకు లోతు మరీ ఎక్కువుందా? పర్లేదా అసలు మీకు నేల తాకుతుందా?
నేలా హ్మ్, అంటే ఒడ్డుకి అత్ అసార్ట్‌కి వెళ్తోనేమొ తాకుతుంది, మధ్యలో అయితే తాకట్లే అసలు మధ్యలో ఉంటే తాకట్లే.
ఓకే. ఓకే. అదే కొంచెం లోతుండొచ్చు మధ్యలో.
ఆ! ఉంది ఉంది. అంటే మనిషీ మునిగిపోయేంత ఉండొచ్చు నాకు తెలిసి. ఒక 30 ఫీట్ అట్లా ఉంటదేమో లోపలికి గట్టిగనే.
అదే. అబ్బో! 30 ఫీట్ అంటే ఎక్కువే గదండీ. <giggles> ఆ!
యెస్ యెస్. అంటే మేము మా కుర్రతనంలో అవన్నీ గమనించలేదు గానీ, కానీ బాగా ఎంజాయ్ చేశా. ఒక మంచి ఎక్స్‌పీరియన్స్. ఆ తర్వాత మమ్మల్ని అతను బోట్‍లోకి లాగడం, ఆ బోట్‍లో నుంచి మళ్ళి వెళ్ళడం.
ఓకే. ఒక్కొక్కళ్ళని, ఒక్కొక్కళని బోటెక్కిచ్చేసుకున్నాడు. మళ్ళీ ఆహ్, ఏదైతే 500 మీటర్స్ అవంగాల్నే.
చెక్ చేస్తున్నాడు. అవునవును. సో అదొక మంచి ఎక్స్‌పీరియన్స్. ఆ తర్వాతేంటంటే మళ్ళీ సోషల్ మీడియాలో గూడా మేము యాక్టివ్‍గానే ఉంటాం. మళ్ళీ ఆ సోషల్ మీడియాలో గూడా మళ్ళీ ఏంటంటే ఫ్రెండ్స్
ఓకే. యాహ్! సూపరుంది. <giggles> ఓకే. అందరూ! అంటే ఈ సోషల్ మీడియాలో కూడా మళ్ళీ ఇదే బ్యాచ్ అందరూ యాక్టివ్‍గా ఉంటారనమాట.
యెస్, యెస్. మళ్ళా ఏంటంటే మేమందరూ స్ రీల్స్ సెండ్ చేసుకుంటా ఉంటాం. దాన్ని గూడ వాడతా ఉంటాం. ఫ్రెండ్స్. ఆహ్, సో
ఆహా! అంటే రీల్సంటే మీరు తీసినవా? లేకపోతే మీరు చూసి మీకు నచ్చినయ? <giggles>
లేదు, లేదంటే మామూలుగా. అంటే మేము అంటే ఏంటంటే ఇవి ఉంటాయి కదా! ఫన్నీ రీల్స్ సో హ్మ్. ఈ ఇన్‍స్టాలో ఉన్న రీల్సన్నీ సెండ్ జేసుకుంటా నవ్వుకోవడం.
అవునవును.
సో అక్కడ గూడా నాకు ఫ్రెండ్సే ఉన్నారనమాట. సో నాకు ఫ్రెండ్సె యెస్.
ఓకే. అదే కొంతమందంటారు కదా! ట్యాగ్ యూవర్ ఫ్రెండ్ అని జెప్పేసి పెడుతూ ఉంటారు కదా! అలాంటివి కూడా చేస్తూ ఉంటారేమో.
<chuckles> నిజమే. అలాంటిదే అనమాట. అలాంటివి చేస్తా ఉంటాం. సో ఇంగ వీలా వీటన్నిట్లో నాకు ఆకర్షించిందంటే ఫ్రెండ్సే. సో ఫ్రెండ్సే నన్ను ఎప్పటికీ ఆకర్షించే ఒక అంశంనమని నేను ఖచ్చితంగా జెప్తా.
ఓకే. ఓకే. హ్మ్. <giggles> చాలా బాగా చెప్పారు. అంటే నిజంగా ఈ రేడియో గానీ, ఫ్రెండ్స్ గానీ ఈ లేకపోతే ఈ సోషల్ మీడియా 3 కంపేర్ జేస్తే ఆల్‍మోస్ట్ మీరు ఫ్రెండ్స్‌కి అదే ఆహ్, ఫ్ ఆల్‍మోస్ట్ ఏముంది అసలు మీరు ఫ్రెండ్స్‌కే గదా! ఓటేశారు. <giggles> పూర్తిగా. అండ్ సోషల్ మీడియాలో కూడా మళ్ళీ అదే ఫ్రెండ్స్‌తో మాట్లాడడం గానీ, ఇదంతా చాలా బావుందండి. అంటే మంచి మంచిగా మీతో అవ్ ఆహ్, ఎస్పెషల్లీ ఆ కావేరి నది దగ్గర ఉన్న ఎక్స్‌పీరియన్సులు కూడా చాలా బాగా చెప్పారు. అండ్ మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలు.
మొత్తం. పూర్తిగా. <chuckles> యెస్. ఫ్రెండ్స్. అవునండి. మీతో మాట్లాడడం బావుందండి. ధన్యవాదాలు.